ఇప్పుడున్న జనరేషన్ కానివ్వండి, లేదంటే ఇదివరకు జనరేషన్ కానివ్వండి. ఏంటి అనంటే యోగా అనేది కూడా చాలా ఇష్టపడుతూ ఉంటున్నారు. అందులో యోగాలో కూడా మనకి చాలా విధాలమైన యోగాస్ అనేది ఉంటాయి. సూర్యనమస్కారం కానివ్వండి, లేదా శ్వాస పైన ఏకాగ్రత పెంచేవి ఎలా సాధన చేయాలి, అనేవి కూడా ఎక్కువగా నేర్పిస్తూ ఉంటారు. అంటే శ్వాసపై దృష్టి పెట్టడం ద్వారా ఏంటంటే మనకి మనశ్శాంతి కానివ్వండి, ఒక ఏకాగ్రత పెరగడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, మీరు ఎలా ఉపయోగపడుతుందంటే శ్వాసపై ఏకాగ్రత మనం ఎలా పెంచుకోగలుగుతాము? ఒకవేళ పెంచుకుంటే దాని యొక్క లాభాలనేవి ఎలాగ ఉంటాయి అనేది మీరు చెప్పగలుగుతారా?
ఆ! తప్పకుండ అండి. అంటే ఎక్కువ ఏంటంటే నేను శ్వాసపై దృష్టి పెట్టడం మొదలుపెట్టిందెప్పుడంటే ఆహ్, ఫస్ట్ నా గ్రాడ్యుయేషనప్పుడూ, ఆహ్, నేనెలా స్టార్ట్ చేశానంటే మా ఇంట్లో హ్మ్. ఆహ్, ఇప్పటికి మ్యారేజయ్యి 10 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయింది. 15 ఇయర్స్ బ్యాకు అంటే అప్పుడంత కాన్‌స్టెంట్‌గా చేయలేదు. కానీ ఎందుకు స్టార్ట్ చేయాల్సోచ్చిందంటే, మా ఇంట్లో ఏంటంటే అమ్మకు గానీ, నాన్నకి గాని కొంచెం ఆరోగ్యరీత్యా, చాలా ఆహ్, ఫేస్ చేసున్నామనమాట. ఆహ్, ఏంటంటే, అప్పుడెలా అనిపించిందంటే ఓకే. అంటే పేరెంట్స్ పిల్లలకి ఆస్తులు కాదు ఆరోగ్యం ఇవ్వాలన్నంత అనిపిచింది. అంటే ఆ సిట్యుయేషన్స్.
ఎన్ని సంవత్సరాలు అయ్యుంటుందండి? ఓకే. ఓకే అండి. ఓకే. ఓకె అండి. అవును. అవునండి. అంటే శ్వాసకి తగ్గ ఏమన్నా ఆహ్, మీరేమైనా ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఫేస్ చేసారా? లేదంటే నార్మల్‌గా ఉంటే ఆహ్, ఆరోగ్య సమస్యలు అంటారా?
సో అప్పడినుంచి లేదు. అంటే అప్పట్లో అంటే అమ్మకి ఆహ్, షుగరు, షుగర్ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం. నాన్నకేమో హ అట్లా బీపీ, బీపీ వల్ల హార్ట్ ఎఫెక్ట్. అలా ఏంటంటే నాకు ఇద్దరూ దూరమైపోయారని చెప్పొచ్చు. ఆ! ఇది నాకు బాగా పడిపోయింది. ఆహ్, ఎలా అంటే ఇంకా అసల కొంచెం అది ఆహ్, అది అయింది నాకు పెళ్ళి తర్వాత యాక్చువల్లి. అంటే అంతకుముందు నేను చేసేదాన్ని. ఎందుకంటే ఆహ్, నా చదువు కూడా కొంచెం దానికి సంబంధించి కాబట్టి మామూలుగా చేసేదాన్ని. ఒక అవగాహన అయితే ఉంది. హ్మ్. కానీ తర్వాత ఇలా యహ్, నా పెళ్ళయిన తర్వాత కొంచెం ఇట్లా అవ్వడం వల్ల నేనేంటంటే కొంచెం ఆహ్, డిప్రెషన్ అవ్వనివ్వండి, ఏదైనా గాని కొంచెం చాలా దిగులు పడిపోవడం.
ఓకే. ఓకే. అవునండి. హ్మ్. ఓకే. అవును. సో మీరు డిప్రెషన్‍లో ఉన్నప్పుడు ఏమన్నా ఇలాంటి శ్వాస గురించి ఏమన్నా ఆహ్, కానీ ఇప్పుడు మనం ఏంటంటే, శ్వాస పైన ఏకాగ్రతగా కూడా మనం ఉంచుకున్నట్లయితే, నిద్ర అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందంటారు. అంటే ఇప్పుడు రాత్రిపూట కూడా మనం సరిగ్గా పడుకోలేకపోతే, మనం శ్వాస యొక్క వ్యాయామం అనేది కనుక చేసినట్లయితే, మనకు తొందరగా నిద్ర పట్టడానికి అవకాశం ఉంటుందని చాలామంది నిపుణులు కూడా చెప్తున్నారండి. సో దాన్ని మీరు ఎలా ఏకబ్ ఆహ్, <smacks lips> సపోర్ట్ చేస్తారు మీరు?
మళ్ళీ హ్మ్. అవునవును. ఆ! అది కరెక్టే అండి. బట్ నేను నాకె నేను స్టార్ట్ చేసిందైతే మెయిన్‌గా ఏంటంటే, కొంచెం ఆహ్, ఎలా అంటే ఫోకస్డ్‌గా ఉండాలి. అంటే, దేని మీద ఒక ఆహ్, నిలకడ లేకుండా ప్రతిదానికి డిస్ట్రాక్ట్ అవ్వడం. ఇట్లా జరగడం జరిగిందనమాట. ప్లస్ ఏంటంటే, కొంచెం హెల్త్ పరంగా కూడా డిస్టర్బ్ అయిందని చెప్పొచ్చు. సో, నేను స్టార్ట్ చేసిందంటే అంటే నిద్ర పరంగా కాకపోయినా ఏంటంటే, నాకు నేను ఫోకస్డ్‌గా ఉండాలని. ఈ ధ్యా ఆహ్, శ్వాస మీద ధ్యాస అంటారు కదా అది స్టార్ట్ చేసా. అది కూడా ఎలా అంటే హ్మ్, చెప్పండి.
ఓకే. ఓకె. ఇప్పుడు ఆ! చెప్పండి. అంటే ఇప్పుడు ఏంటనంటే శ్వాసపై ఎప్పుడైతే మనం ఏకాగ్రత పెంచుకున్నామో మనకి మెంటల్ స్ట్రెస్ అనేది కూడా తగ్గిస్తుంది అని అంటారు. సో, మీకు అలా తగ్గిన వ క్షణాలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఇప్పుడు మనకు ఏంటనంటే బిజీ రోజుల్లో కూడా ఎవరికి వాళ్ళు పని ఒత్తిడిలో కానివ్వండి. వాళ్ళు బిజీ బిజీ అయిపోతున్నారు. కానీ ఇలాంటి సమయం అనేది కూడా వాళ్ళు తెచ్చుకోలేకపోతున్నారు. సో, అలాంటి వాళ్ళకి చిన్న చిన్నగా ఎట్లా చేసుకోవచ్చు? ఒక టిప్స్‌కి లాగా కానివ్వండి. ఒక సజెషన్స్‌ లాగ కానివ్వండి మీరేమన్నా చెప్పగలరా?
తగ్గిస్తుంది. అవునవును. హ్మ్. యాహ్! యాహ్! అండి. అన్ని అంటే ఆహ్, ఎలా చేసుకోవచ్చు అంటే మెయిన్‍గా నేను చేసుకుంది ఏంటంటే, ఫస్ట్ నాకు సెల్ఫ్‌గా రావాలి. అట్లాగే ఎవరికి వాళ్ళకి కూడా సెల్ఫ్‌గా ఉండాలి. అది సిట్యుయేషన్స్ అవ్వనివ్వండి. ఇంకా ఏదైనా కానియ్యండి. ఫస్ట్ అయితే మనకు కావాల్సింది. మనకి మనం సెల్ఫ్‌గా స్టార్ట్ చేసుకునే ఇది స్టార్ట్ అవ్వాలండి. ఆహ్, ప్లస్ ఆహ్, ఎలా అంటే చిన్న చిన్నగా ఎలా స్టార్ట్ చేయాలంటే, నేను ఎలా స్టార్ట్ చేసానంటే, ఇలా ఫోర్ ఈస్టు ఫైవ్ ఈస్టు సెవెన్ రేషియో అన్నట్టు స్టార్ట్ చేసానండి.
అవును. అవునండి. ఖచ్చితంగా. ఓకే. ఓకే. అంటే ఫోర్ ఫైవ్ అంటే టైమింగ్సా అండి అవి? మినిట్స్ సెకండ్స్.
అంటే హ్మ్. హ్మ్. ఆ! సెకండ్స్ సెకండ్స్. అది ఎలా అంటే, మనమొక రంధ్రం క్లోజ్ చేసుకొని, నాస్ట్రిల్ ఉంటుంది కదా ముక్కు. ఒక రంధ్రం క్లోజ్ చేసుకొని, ఇంకొక రంధ్రంతో 4 సెకండ్‌లు గాలి తీసుకోవాలి. అది మళ్ హ్మ్, బ్రీత్ ఇన్ మళ్ళీ 5 స్ 5 సెకండ్‌లు హోల్డ్ చేయాలి.
అవునండి. ఓకె. బ్రీత్ ఇన్ ఓకె. ఓకే.
తర్వాత 7 సెకన్లు ఆపొజిట్టు రంధ్రం నాస్ట్రిల్‌తో రిలీజ్ చెయ్యాలి, బ్రీత్.
అచ్చా! ఓకే అండి. అర్థమైంది.
హ్మ్, హ్మ్. సో, ఇదేంటంటే అంటే, ఆహ్, ఎడ్యుకేషన్ అంటే, క్లినికల్‌గా ఎలా అంటే, ఆహ్, 4 సెకండ్ అంటే, మనం పాజిటివిటీని తక్కువ తీసుకోవాలి. 7 సెకండ్స్ నెగటివిటీని ఎక్కువగా ఒదిలెయ్యాలని చెప్తారనమాట మాకు, అట్లా సబ్జెక్ట్ వైసె.
అంటే, ఇప్పుడు మీరూ 4 ఆహ్, మినిట్స్ కానీ, 5 మినిట్స్ కానీ, 7 మినిట్స్ సెకండ్స్ కానీ అని చెప్పారు కదా! సో, 4 మినిట్స్ గనక మనము లోపలికి గాలి అనేది తీసుకున్నట్లయితే, 7 సెకండ్సనేవి, మనం గాలి నెగటివిటీ అనేది బయటికి వదలాలి అనంటున్నారా?
హ్మ్. హ్మ్. హ్మ్. బయటికి వదిలెయ్యాలి. ఆ! అవును. సో, అట్లా ఆహ్, చెయ్యడం వల్ల ఏంటండి అంటే, ఇది మనము ఆ రిపిటీష ఆ కౌంట్ మీద మనము కాన్సంట్రేట్ చేస్తాం గదా! సో, ఆ డీ ఆ ఫోకస్సనేదొస్తుంది. ప్లస్ మనమెటూ డీవియేషన్ అంటే, ఎట్లా డిస్ట్రాక్టవ్వకుండా అలా రిపిటేషన్. ఇదంతా 1 కౌంటనమాట. మనం మెల్లి మెల్లిగా ఎట్లా అంటే, ఆహ్, ఒక 5 కౌంట్స్, లేపోతే 4 కౌంట్స్‌తో స్టార్ట్ చేసి, 30 కౌంట్స్ దాకా గూడా చెయ్యొచ్చు. అంటే, డిపెండ్సండి. మనం రోజూ, రోజూ మనకున్నా ఆహ్, టైమ్ బట్టనుకోండి, లేపోతే అదీ మన ఇన్ మన ఇంట్రస్టనమాట. హ్మ్.
ఓకే. అవునండి. ఓకే. ఓకే. అబ్బో! అవునండి. ఇప్పుడూ ఈ శ్వాస పై కూడా ఏకాగ్రత పెట్టుకున్నట్లయితే, ఇప్పుడు చూడండి చాలామంది మెంటల్ స్ట్రెస్సనేదీ ఎక్కువుగా ఫీలవుతూ ఉంటారు. ఇప్పుడు ఆఖరికి చిన్న పిల్లల నుంచి కానివ్వండి, ముసల వాళ్ళ దగ్గర నున్ దాకా కూడా, మనకి బాగా స్ట్రెస్‌గా ఫీలవుతున్నారు. ఇప్పుడు చదువు పట్ల గానివ్వండి, వాళ్ళ కాన్సంట్రేషననేది చాలా మిస్సవుతుంది. సో, అలాంటి వాళ్ళకి, ఇలాంటి శ్వాసపై ఏకాగ్రత ఏదైతే పెంచుకుంటే, వాళ్ళకుపయోగపడుతుందంటారా?
హ్మ్. అవునవును. హ్మ్. ఉపయోగపడుతుందంటే, అది కూడా ఎట్లా అంటే ప్రాక్టికల్‌గా నాకు ఒక బాబు ఉన్నాడండి ఇప్పుడు. ఉంటే, 5 ఇయర్స్ బాబుకి. బాబుకి ఏంటంటే నేను సాటర్‌డే, సండే వస్తుంది కదా! ఆ సాటర్‌డే, సండే ఇట్లా బ్రీతింగ్ ఎక్ససైజ్స్ చేస్తాడు. అంటే ఇట్లా 4:5:7 కాదు కానండి. ఏంటంటే బ్రీతింగ్ మామూలుగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఉంటుంది చూసారా? ఇన్‌హేల్, ఏక్స్‌హేలు అది ఆహ్, అది చేస్తాడు. చేస్ చేయడం వల్ల, నాకు ఇప్పుడు మీరన్నట్టే డిఫరెన్స్ ఏం కనిపించిందంటే, అవ్ ఆహ్, అదేంటి, ఇప్పుడు పిల్లలు మామూలుగా ఏదన్నా హోమ్ వర్క్ చేయాల్సి వస్తదండి. అలా చేయాల్సి వచ్చినప్పుడు కుదురుగా కూర్చుని కూర్చోరు. అంటే ఒక ఆ! ప్రతి దానికి ఓహ్! కూర్చునే ఒక 10 నిమిషాలు కూడా, ఒక పది సార్లు డిస్ట్రాక్ట్ అవుతారు నాకు తెలిసి. సో అది తగ్గింది, బాబుకి.
అవునండి. అవును. అవునండి. అవును. అవునండి. అవునవును. ఓకే. మరీ ఇప్పుడు చిన్నపిల్లలు అని మీరు మాట్లాడుతున్నారు. చిన్న పిల్లలు ఏంటి అనంటే, ఇప్పుడు ఫోన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారండి. వాళ్ళు మానేయడానికి ఏమన్నా ఇట్లాంటి కాన్సంట్రేషన్ ఎక్ససైజ్స్ కానీ ఏమన్నా ఉన్నాయని అంటారా?
అంటే ఆ! హ్మ్. హ్మ్. ఫోన్ చూడడానికి మానేయడానికి ఎక్ససైజెస్ కన్నా ఫస్ట్ ఏంటంటే అండి, అది ఫస్ట్ నించి ఆహ్, అంటే, ఆల్ ఎ పర్సనల్‌గా పేరెంట్స్ స్టార్ట్ చేయాలండి స్క్రీన్ టైమ్ తగ్గి తగ్గాలి వాళ్ళది. తగ్గాలి. ప్లస్ ఏంటంటే, వాళ్ళకి చిన్న ఏజ్ నించి కొంచెం ఏంటంటే, ప్రణాళికబద్ధం ఆహ్, ఒక సిస్టమాటిక్ లాగా. అంటే స్క్రీన్ టైమ్ ఈ టైం నుంచి, ఈ టైం వరకే నీకు స్క్రీన్ టైమ్. ఇప్పుడు నేను అలాగే పెట్టుకున్నాను నా బాబుకి. అంటే ఓన్లీ స్ హ్మ్.
హ్మ్. ఓకె. ఓకే. అంటే, ఇప్పుడు మనము మొత్తమంతా కూడా నెగ్లెక్ట్ చేశామనుకోండి స్క్రీన్ టైము, అంటే మనం ఈ టైం నుంచి, ఈ టైంకే కాకుండా, ఒకవేళ గనక వాళ్ళు స్క్రీన్ చూసినట్లయితే, ఒక ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి. లేపోతే ఇప్పుడు యోగా అనేది, శ్వాస పైన ఏకాగ్రత అనేది పెంచుకొని అంటే, ఇప్పుడు మనం అట్లా మార్చుకుంటే బావుంటుందేమో కదండీ! అంటే, ఇప్పుడు మన స్క్రీన్ టైమ్ కేటాయించడం కన్నా. ఎందుకనంటే, ఇప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటే మనకి తెలియకుండా, మే బీ మీరొక 1 ఆర్ పెట్టచ్చు. 30 మినిట్స్ పెట్టచ్చు. వాళ్ళూ ఎడిక్ట్ అయిపోతూ ఉండొచ్చు మనకి తెలియకుండానే. అలా కాకుండా, మీరు డిస్ట్రాక్షన్స్ అనేవి పెట్టారనుకోండి. వాళ్ళు దాని మీద డిస్ట్రాక్ట్ అవుతారు స్క్రీన్ టైమ్ కన్నా.
హ్మ్. హ్మ్. అవునవును. ఆ! అదే. అన్ హ్మ్. హ్మ్. కరెక్టే. అంటే, డిస్ట్రాక్ట్ అవుతారండి. బట్, ఎలా అయినా మీరు చూసుకోండి. పర్టిక్యులర్‌గా అండ్ మీకు ఒక అరగంట కూడా లేనిదైతే, ఏ పిల్లలూ <giggles> ఉండరు. మాద్ అంటే, ఆ డిస్ట్రాక్షన్ ఎలా ఇవ్వాలంటే మనము, ఇప్పుడు ప్రతిసారి ఒక యాక్టివిటీ ఇవ్వాలి పిల్లలకి. ఇప్పుడెలా అనుకోండి, వాళ్ళకి కాళ్ళకి చెప్పులేసుకోవద్దు. కింద నెంబర్సనేది మనం రాస్తాము. అ! ఎ అంటే, ఇట్లా 1, 1 అని అంటే రైట్ లెగ్ ఇది. లెఫ్ట్ లెగ్ ఇది. వాళ్ళకేంటంటే, ఆహ్, ఆబ్ బ్రెయిన్ కోఆర్డినేషన్ ఉంటది చూసారా? లె లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అని కోఆర్డినేషన్స్ అని. సో, మనమదేంటంటే, కళ్ళు మూసుకొని, వాళ్ళు ఫస్ట్ ఒక నెంబర్స్ చూసుకుంటారు. నెంబర్స్ చూసుకొని, గుర్తుపెట్టుకుంటారు. అంటే, మెమరీ, మెమరీ అనుకోండిది, ఒక పరంగా చెప్పాలంటే. హ్మ్ ఆ! సో, మనమొక నంబర్ చెప్తాము. వాళ్ళన్ వాళ్ళని ఆ నంబర్ మీద అంటే, వాళ్ళు ట్రై చేస్తారు. ఓకె, ఈ నంబర్ అని చెప్పారిప్పుడు, ఆ నంబర్ మీద నేను కాలు పెట్టాలి. అంటే ఐస్ క్లోజ్ చేసుకోవాలి. చెప్పులుండగూడదు కాలికి.
అవును. అవును. అవునండి. మెమొరీ టెస్ట్ లాగా. మెమొరీ ఎక్ససైజ్. ఓకే.
సో, ఇది ఒక కైండ్ ఆఫ్ యాక్టివిటీ. ఇప్పుడు మీరన్నట్టు, ఆ స్క్రీన్ టైమ్ అనే కూడా ఆహ్, కన్నా, ఎలా అంటే, ఇప్పుడు కొంతమంది పిల్లలు హైపరుంటారు చూశారా? ఆ హైపర్‌లో ఒ ఉ గూడా, అంటే దానికి గూడా హెల్ప్ అవుతుంది. ప్లస్ మనవిలాంటి డిజ్ యాక్టివిటీస్ పెడితే, అసలు నిజంగా పిల్లలు స్క్రీన్ టైమ్ అడగరు. కాకపోతే ఇక్కడేంటంటే, మదర్స్ గాని, ఫాదర్స్ కానీ, 24/7 మనం యాక్టివిటీ అయితే చేయించలేము. <giggles> సో, ఒక్క అరగంట అరగంట అంటే, మరీ రిస్ట్రిక్ట్ చేసినా, వాళ్ళకి సబ్ కాన్షియస్‌ను, ఒ మరీ ఆహ్, అణచిపెట్టవేయగూడదేమోనని నా ఒపీనియన్. అంటే, పర్సనల్‌గా. అందరిదని కాదు. నేనైతే, డే మొత్తంలో ఎప్పుడూ ఇవ్వను స్క్రీన్. అసలు మా బాబుకిప్పుడుకి ఫోను అంటే ఎలా ఓపెన్ చేస్తారని గూడా తెలీదు సీరియస్‌లీ.
అవునండి. ఓకె. అవునండి. ఓకె. అవునండి. అవును. అది చాలా మంచిదండి. ఎందుకంటే, ఇప్పుడు ఈ కాలంలో వాళ్ళేంటంటే, వాళ్ళే ఫోన్ యుయూజ్ చేసేస్తనారు. వాళ్ళు ఆపరేట్ చేసేస్తనారు. చిన్న చిన్న పిల్లలు కూడా, యూట్యూబ్ ఆన్ చేసేస్తనారు. యూట్యూబ్ చేసినప్పుడేమనా కాల్సొస్తే, వాళ్ళు డిస్‌కనెక్ట్ కూడా చేసేస్తున్నారు వెంటనే.
హ్మ్. <giggles> ఆహ్, బట్ నాకంటే అది అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చండి. నేను ఫస్ట్ నుంచి కొంచెం ఏంటంటే, ఆహ్, మీకు చెప్తే కొంచెం త్ <giggles> నవ్వొస్తదేమో! నాకు సులువుగా, అంటే నాకు ఈజీ అవ్వడానికి, మా బాబుని నేను అంటే, ఒక 1 ఇయర్ నించి, ఎట్లా అంటే, ప్రతీదీ ఒక టైంకి అయిపోయేలాగా అలవాటు చేసుకున్నాను. మీకు నేను చెప్పా గదా! నాకు పేరెంట్స్ లేరు అని. సో, ఇంక ఎవ్వరి మీద నేను డిపెండ్ అవ్వలేను. అంటే, నేనే చేసుకోవాలి. అని నాకు బాగా పడిపోయి, ఎలా అంటే, వాడిది స్క్రీన్ టైమ్, ఈ టైము. ప్లే టైమ్, ఇలా. స్టడీ టైమ్ ఇలా. సో, వాడికి ఇప్పుడేంటంటే, ఆప్ మె ఆ!
లేదు. చెప్పండి. ఓకె. అవునండి. అవును. అవును. ఒక ప్రణాళిక అనేది వేసి, మీరు దాని బట్టి చూడాలి అని అనుకుంటున్నారు, మీరు.
అని అనుకుంటున్నాను. బట్, ఇప్పడికైతే, అది వర్కౌట్ అవుతుందండి నాకు. ఎందుకంటే వాడీ టైమొస్తే, "ఓహో! ఈ టైంలో నేను ఇదే చెయ్యాలేమో!" అనే ఇదైతే ఉంది ప్రస్తుతానికి.
ఓకే. అది చాలా చాలాగా మరేంటంటే, పిల్లల మీద కూడా ప్రభావం చూబిచ్చి, వాళ్ళు మారడానికి కూడా అంటే, ఇప్పటి నుంచి మనం ట్రైయిన్ చేస్తా. అంటే రేపు కూడా వాళ్ళొక వాళ్ళ సొంతంగా కూడా టైమ్ టేబుల్ చేసుకుని, ఆస్ ఆ స్కెడ్యూల్ ప్రకారంగా వాళ్ళు వాళ్ళ పనిని అనేది పూర్తి చేసుకోడానికి, చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది. చాలా చాలా బావుంది ఇది.
హ్మ్. చాలా హెల్పవుతుందన్ అంటే వంద శాతం, 100% కాకపోయినా ఎట్లీస్ట్ దాంట్లో ఒక డెబ్బై ఎనభై శాతమన్నా హెల్ప్ అవుతదేమో అని అనుకుంటాను నేనైతే.
అవునండి. అవును. మరి ఈ స్కెడ్యూల్‌లో మీరేవైతే పెడుతున్నారో, అందులో మరి యోగాకు సంబంధించినియి కానివ్వండి, ఇలా శ్వాసపైన ఉంచి కానివ్వండి, లేదా ఫిజికల్ యాక్టివిటీస్ ఏమన్నా కానివ్వండి, అవన్నీ ఏమన్నా ఇంక్లూడ్ చేసారా మరి?
హు. ఆ! చేసానండి. ఇప్పుడు నేను కూడా చేస్తాననమాట. ఇప్పుడు వ్యాయామాలు అవి కానియండి. ఇట్లా బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ అని కానివ్వండి. ఐ ఎక్స్‌ర్‌సై‌జెస్, నెక్ రొటేషన్స్ ఇట్లా నేను చేస్తాననమాట. చేసినప్పుడు ఏంటంటే నాతో పాటే వస్తాడు. ఆహ్, మ్యాట్ తెచ్చుకుంటాడు. మ్యాట్ తెచ్చుకొని వాడు కూడా ఎట్లా అంటే, ఐ ఎక్సర్‌సై‌జెస్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్. మీకు అంటే యోగాలో ఆసనాలు ఉంటాయి. కాని నాకేంటంటే, స్ట్రెంగ్తనింగ్ పరంగా తెలుసు. యోగా పరంగా ఆ పేర్లు తెలియదు. ఎందుకంటే నేను ఆహ్, నేను ఫిజియోథెరపిస్ట్‌ని బేసికల్‌గా. సో, అట్లా ఎలా అంటే నేను ఎలా చేస్తానంటే, ఇప్పుడు మనకి ఆహ్, క్యాట్ అండ్ కామెల్ అని ఉంటాయండి. అంటే బోర్లా పడుకొని చేసేవి ఉంటాయి. పిల్లలు కూడ.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. అవునండి. ఓకే. అవును అవును. అది ఒక పొజిషన్ అనమాట. అంటే క్యాట్ పొజిషన్ కానివ్వండి. కామెల్‌ లాంటివి.
ఆ! దాంట్లోనే ఆహ్ హ్మ్. అవును. క్యాట్ అవునవును. డాగీ డాగీ కిక్, డాంకీ కిక్ ఇట్లా ఉంటాయనమాట కొన్ని. అది వాళ్ళకి ఇంట్రెస్టింగ్‍గా ఉంటది పిల్లలకి కూడ. <tsk> అంటే పేర్లు చెప్తాం ఇట్లా చేయాలని చెప్పి. సో, నాతో పాటే ఆ బాబు కూడా చేస్తాడండి. మీరు నమ్ముతారో నమ్మరో. 1 మినిట్ అంటే 60 సెకండ్స్ వాడు హోల్డ్ చేయగలడు. ప్లాంక్ పొజిషన్‌లో ఇప్పుడైతే.
అవును. అవునండి. అవును. ఓకే. అది చాలా అంటే ఇప్పుడు మీరు చెప్పడం ద్వారా అంటే మీ నుంచి కూడా నేర్చుకుంటున్నాడంటే అది చాలా గొప్ప విషయమండి. అలాగే ఇప్పుడు ఏంటనంటే ఇప్పుడు మీ పిల్లలకి మీరు చెప్పుతున్నారు. కానీ ఇప్పుడు బయట వాళ్ళకి తెలియట్లేదు. ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. వాళ్ళకి ఒక అవగాహన అనేది ఉండట్లేదు. సో, అలాంటప్పుడేంటంటే కొన్ని క్యాంపింగ్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం కానివ్వండి లేదా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయనివ్వడం కానివ్వండి. ఇలా చేస్తూ ఉంటే ఈ శ్వాసపై దృష్టి పెట్టడం వల్ల వాళ్ళ లైఫ్‍లో కూడా కాన్సంట్రేషన్ పెరుగుతుందనంటారా? దానికి మీరు ఎంత సహాయపడగలగరు?
హ్మ్. అవును. అవునవును. అవును. హ్మ్. తప్పకుండా. తప్పకుండా పెరుగుతుందండి. ఏంటంటే ఇప్పుడు పిల్లలు, చాలామంది పిల్లలు మీరు చూసినట్లయితే ఏడిహెచ్‍డి అని డిసార్డర్, అది డిసార్డర్ కింద పేరు పెట్టేసారు. అంటే హైపర్ అన్నట్టు. దాని అబ్రివియేషన్ తెలీదు కానీ, ఇట్లా వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ అవుతుందండి, ఈ శ్వాస మీద ధ్యాస. ఎందుకంటే, వాళ్ళకి ఒక నిలకడ లేక అలా అల్లరిగా అంటే, పాపం చిన్నతనం అల్లరి అనుకోవచ్చు. ఆ అల్లరి ఒక కాన్సంట్రేషన్ ఉండాలి. లైక్ ఇప్పుడు చెస్ కూడా, మనకి చెస్ ఆడేయకపోయినా. ఆ! ఇన్ అదేంటంటే ఆహ్, కాన్సంట్రేషన్ ఉంటది కదా ఇప్పుడు మనకి. ఆ స్టెప్స్ మూవ్ చేసేటప్పుడు. మామూలుగా ఇట్లా బిషప్ అని ఇట్లా పేర్లు ఉంటాయి కదా! ఆహ్, బిషప్, కింగ్, క్వీన్ ఆహ్, అదేంటంటే రుకు. ఆ! ఇప్పుడు పేర్లు మనం <giggles> మార్చేసారు. రుక్ అని ఇట్లా ఉన్నాయి. సో, ఇదైతే ఆహ్, మీరన్నట్టు ఆ క్యాంపెయిన్స్ అవి పెడితే గనక, ఆ కాన్సంట్రేషన్ అయితే ఇంప్రూవ్ అవుతుందండి. మాక్సిమం 70% ఇంప్రూవ్ అవుతుంది.
ఓకే. అవునండి. అవును. గేమ్స్ అవునండి. అవును. అవునండి. అవును. సోల్జర్‌ చెక్‌మేట్స్. అవును. ఓకే. ఓకే అండి. అయితే నేను ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత కూడా నేను ఏంటంటే, శ్వాస పైన దృష్టి ఎలా పెంచుకోవచ్చు. ఒకవేళ పెంచుకుంటే ఎలాంటి లాభాలు ఉన్నాయి. అలాగే మీ అబ్బాయి కూడా మంచిగా చేస్తున్నాడు. మీ నుంచి నేర్చుకొని, వేరే వాళ్ళు కూడా డెవలప్ అవుతున్నారని, నేను ఖచ్చితంగా తెలుసుకున్నానండి. మీ నుంచి చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాను. మళ్ళీ కూడా మనం కలిసి మాట్లాడుకుందామండి.
హ్మ్. తప్పకుండా అండి.
ధన్యవాదాలండి.
ధన్యవాదాలు.